అంటే నాకు ఆసక్తంటే, నాకంటే ఆసక్తంటే, ఆల్మోస్టు డ్రీమ్ లాంటిదండి. నేను బైక్ తీసుకుందామనుకున్నాను. బైక్ తీసుకుందాం అనే నాకు ఆసక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే, నాకు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటండి?
ఓకే. ఓకే. ఓకే. ఏ బైకంటే ఇష్టమండి మీకు? ఏ బైకంటే ఇష్టం మీకు?
నాకు నార్మల్‌గా అయితే, నేను ఎక్కువగా లైక్ చేసేదైతే డ్యూక్ అండి. డ్యూకూ, చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాపోతే మా బ్యాచ్‌లో ఒకడు డ్యూక్ కొన్నాడని నేనేమోచ్చి నేను డ్రాప్ అయిపోయాను అనమాట. ఆడు డ్యూక్ కొన్నాడు కదా ఒకటే
డ్యూక్. ఓకే. ఓకే. ఆ! అంటే, మ మీరనుకు ఆహ్, అంటే మొదటిగా మీ గ్యాంగ్‌లో మీరే డ్యూక్ కొనాలనుకున్నారు. మీ ఫ్రెండ్ కొనేసుకోంగాలే ఇంకా ఆలోచన అనేది మార్చేసుకున్నారు. ఓకే.
ఆ! అవునండి. ఇంకా ఆసక్తనేది, ఆసక్తి అనేది తగ్గిపోయిందనమాట. అంటే తగ్గిపోటమని కాదు మేమందరం గలిసి, ఒక నిర్ణయం దీసుకున్నాం అంటే, మ మన ఫ్రెండ్సందరం కలిసి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వేరియంట్, వేరియంట్ బైక్స్ తీసుకుందాంరా అందరం ఒకే బైక్ తీసు ఆ! ఒకే బైక్ తీసుకున్నామనుకోండి ఏంటంటే, ఇంకా ఎప్పుడు రొటీన్ వాడే బైకే కదా అన్న ఫీలింగ్ ఒస్తదనమాట. అలాంటప్పుడు ఏంటంటే, వేరే బైక్ వేరే బైక్ తీసుకుందాం అని మేము ఇలా మాట్లాడుకున్నాం. మా ఊరిలో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటామండి. బెస్ట్ ఫ్రెండ్సు, మేము ముగ్గురము, 3 బైకులు‌కి అలా అనుకున్నాం. ఈ గ్యాప్‌లో ఏంటంటే, ఇంకో ఫ్రెండ్ మా వాడొచ్చేసి ఒరేయ్! నేను డ్యూక్ తీసేసుకున్నానురా అనగానే నాకేమో ఇంకా ఆహ్, దాని మీదున్న ఆసక్తి అనేది కొంచెం తగ్గిపోయిందనమాట. అవును.
ఓకే. తీసుకుంటే మార్చుకోవచ్చు అందరూ వేరు వే ఆ హ్మ్. మంచి ప్లానసల అది. ఓకే. ఓకే. ఓకే. అంటే మరి మీరు ముందే జెప్పారు గదా, మీకు డ్యూక్ అంటే ఇష్టమని, మరి మీ ఫ్రెండ్ తీసుకున్నప్పుడు మీకేమన్నా బాధ అనిపిచ్చలేదా "నేను చెప్పాను గదా! ఎందుకు తీసేసుకున్నావని?"
అంటే కొంచెం, కొంచెం బాధపడ్డానండి. కాకపోతే ఏంటంటే, ఎవరు తీస్తే ఏముంది, తర్వాత మనం బైక్స్ ఎలాగో మార్చుకుందాం అనే గదా మేము అనుకున్నాము అని అనుకున్నా. ఆ తర్వాత నేను ఆ బైక్ నుంచి డామినర్ 400 ఇప్పుడు కొత్తగా 2025 మోడలొచ్చింది కదండీ ఆహ్, దాని మీద పడిందనమాట నా కన్ను. ఆ!
ఓకే. ఓకే. అవును. డామినర్ ఫోర్ హండ్రెడ్ చాలా బావుండిద్ది అంటే, ఆ పికప్‌లో గూడా చాలా మంచి పికప్ ఒచ్చుద్దది.

అవునండి. ఆహ్, ఆ! చాలా నచ్చుద్ది ఆ బైక్ నాకు. ఆ బైక్ ఇంకా, నాకు డ్యూక్ తరవాత నచ్చిందే బైక్ ఏమన్నా ఉందంటే 'డామినోర్ ఫోర్ హండ్రెడ్' అండి. ఎందుకంటే దాంట్లో ఇంజిన్ స్పీడ్ గానీ, టర్క్యూ స్పీడ్ గానీ, ఇయన్నీ నాకు ఒక మైండ్‌లో ఇదైపోయినాయి. కాపోతే వాటితోటి ప్రాబ్లమేంటంటే సర్వీస్ సెంటర్లు తక్కువగా ఉన్నాయన్నమాట. ఆ సర్వీస్ సెంటర్లు తక్కువగా ఉండడం వల్ల నేనుంకొకటి ఆలోచిస్తున్నాను. మళ్ళీప్పుడు
అవును. ఓకే. ఓకే. ఓకే. అంటే బజాజ్ వాళ్ళే సర్వీస్ వాళ్ళు అదే గదా! బజాజ్ చాలా ఉంటుంది గదా! సర్వీస్ సెంటర్లు.
ఆ! అవునండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సర్వీస్ సెంటరులోకి తీసుకెళ్ళినా సరే ఆళ్ళు సరిగ్గా చేయట్లేదండి. ఏదో చేసి ఒదిలేసామా! అన్నట్లు చేస్తున్నారు. ఇంకా దాంతోటి నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కొంచెం దాని మీద. అయినా సరే, నాకు డామినోర్ ఫోర్ హండ్రెడె ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, 400 సీసీ తోటి బడ్జెట్‌లో ఏదైనా బైక్ ఉందా? అని చూస్తే అదొక్కటి తప్ప ఇంకా వేరేయి కనపడట్లేదు నాకు. ఇంకా వేరే అంటే ట్రయంఫ్ అది 4,00,000 వరకు బడుతుందండి. 4,00,000 ఇప్పుడంటే జీఎస్‌టి పెరిగిపోయినాయి కదా! 4,00,000 పైనే పడుతుంది. అయితే నేను అదే! <smacks lips> ఆహ్, స్పీడు ఇయన్నీ చూసిన తర్వాత, దాని తర్వాత చూస్ చేసుకునేది ఏదన్నుందంటే ట్రయంఫ్ ఒకటుందండి. 400 స్పీడు. ఆహ్, అది కూడా చాలా బావుంటుంది. ఆ! అవునండి. అది కూడా బావుంటుంది ట్రయంఫ్. లుక్ వైజ్‌గా గానీ, అదేంటంటే క్లాసిక్‌గా ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం సెట‌వుతుంది. అదే! డామినరనుకోండి, కొంచెం బల్క్‌గా ఉండి అలా ఉన్నోళ్ళకి కూడా బా సెట్ అవుతుంది. ఇంకా ఆసక్తి అనేది
ఓకే. హ్మ్. అవునా? ఇంకా వేరే బైకె ఆహ్, ఆహ్, ఎంతది? బడ్జెట్ ఎంత అది? ఫోర్ హండ్రెడ్? ఓకే. ఓకే. స్ట్రీటా? స్ట్రీట్. ఓకే. ఓకే. ఓకే. అది బండి గూడా బల్క్‌గ ఉండిద్ది గాబట్టి సెట్ అవుతది.
ఆ! అవునండి. ఆ! సెట్ అవిద్దననుకున్నాను. ఆ! అయి తర్వాత ఆసక్తి అంటే ఈ, ఈ వీటిలోనే కాకుండా ఇంకేంటంటే మనమేదైనా ప్రాజెక్ట్ చేస్తాం గదండీ! ఆహ్, ప్రాజెక్ట్‌లో కూడా మనం ఆసక్తనేది పెంచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్‌లో మనకి
ఆ! ఓకే. ప్రాజెక్ట్ అంటే మీరు కాలేజీలో సంబంధించిన ప్రాజెక్టా? లేకపోతే మీరు జాబ్ రిత్యా చేసే ప్రాజెక్ట్ గురించి అంటున్నారా?
అవును. అహా! కాలేజీకి సంబంధించిన ప్రాజెక్టండి. అప్పటికి నాకు జాబ్ రాలేదు. నేను ఇంకా అప్పుడు ప్రాజెక్టులు చేసేవాడినన్నమాట కొన్ని ప్రాజెక్టులు. అంటే సివిల్ బేస్‌లోనే
ఓకే. ఓకే. అంటే ఏ ప్రాజెక్ట్‌లు జేసేవాళ్ళు? అంటే అద్ సివిల్‌దా?
అంటే సివిల్ బేస్‌లోనే నేను ప్రాజెక్ట్సు ఎక్కువగా చేసేవాడిని. సివిల్స్‌లో ఏంటంటే, ఆ రోడ్డు, బ్రిడ్జెస్ కానీ లేదంటే కల్వర్ట్స్ కానీ, వీటన్నిటి మీద ప్రాజెక్టులు చేసేవాడినన్నమాట. అంటే ఏ ఏ ఏ మెటీరియల్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? వీటి మీద నాకు కొంచెం ఆసక్తన్నమాట. ఎక్కువ ఆసక్తనేది ఎక్కువన్నమాట. వాటి మీ
ఓకే. ఓకే. అంటే మీకు మొదటి నుంచే సివిల్ ఇంజినీరింగ్ మీద ఆసక్తితోనే మీరది తీసుకున్నారా? ఎంపిక జేసుకున్నారా మీరు? ఓకే.
ఆ! జాయినయ్యానండి. అ ఆ! అవునండి. జాయినయ్యాను. అయితే నాకు డిసప్పాయింట్ ఎక్కడనిపించిందంటే ఇప్పట్లో ఎంత చేసినా సరే ఏముంది